నాకు చాలా చిరాకేస్తదండి అలాంటి. నేను నార్మల్‌గా వాట్సాప్ ఓపెన్ జేశాననుకోండి కొంతమందుంటారు. గ్రూప్‌లో ఆహ్, ఫ్ ఆహ్, ని ఎగ్జాంపుల్ గ్రూప్ దిసుకుంటాను ఫస్ట్ నేను. మా కాలేజీ గ్రూప్ ఉంటదన్నమాట. అందులో ఎవరైనా, ఏదన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసారనుకోండి. అట్లీ మనం దానికి రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు నేనైతే ఏం చేస్తాను ఆహ్, ఓకే సూర్ నేను దీన్ని ఆహ్, చూస్తాను అనేసి అలా రియాక్ నార్మల్‌గా మెసేజ్ జేస్తాను. కొంతమంది ఏం చేస్తారు స్టిక్కర్స్, ఓన్లీ స్టిక్కర్స్ ఓకే అది ఒక స్టిక్కర్ తర్వాత ఆ! సూర్ అదొక స్టిక్కర్.
<laughs> ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. అవును. నిజమే .హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. <chuckles> ఓహ్! ఆ! మాకు తెలుసులే, మాకు తెలుసులే అని కూడా స్టిక్కర్ పెడుతుంటారా? <chuckles>
ఆ! మాకు దేలుసులే, లేదంటే ఆ! చూసుకున్నానులే ఇదన్ని ఈ చాలా చూసాం అనేసి చాలా స్టిక్కర్స్ ఉంటాయి. అదే ఒక బ్యాచ్ అన్నమాట. నేను మెసేజ్ పెట్టే బ్యాచ్ ఇంకో బ్యాచ్ ఎవరు జే అడ్ టు ఫేవరైట్ అనే ఒక బ్యాచ్ ఉంటది. వాళ్ళే ఏంటి
ఆ! హ్మ్. ఓహ్! ఆ! ఓకే. హ్మ్. కే హ్మ్ ఆ! అదే అల్ అందులేంముంటాయి?
అందులో ఏం ఉండవండి. జస్ట్ ఇప్పుడు నేను
యాడ్ టు ఫేవరైట్‌లో కొన్ని, కొన్ని పెట్టుకొని ఉంటారు గదా!
ఆ! ఇప్పుడు నీను, నీను సెలెక్ట్ జేశాననుకోండి, ఇప్పుడు నేను మెసేజ్ జేశాను స్టిక్కర్స్ పంపే బ్యాచ్ ఒకటుంటది. అది బ్యాచ్ పంపుకుంటూ ఇప్పుడు నువ్వు వేరే బ్యాచ్ వాళ్ళేం జేస్తారు వాళ్ళు మెసేజ్ జేయ్యరు, స్టిక్కర్‌లు పంపరు ఏం జేస్తారు ఆ స్టిక్కర్స్ వాళ్ళకి కావాలనుకోండి, ఆ స్టిక్కర్ని క్లిక్ జేసి వాళ్ళు దాంట్లో సేవ్ చేసుకునే బ్యాచనమాట. అలా
హ్మ్. హ్మ్. నిజమే. హుహు. ఓకే. ఓకే. హ్మ్. ఆ! ఓకే. ఇది గిడిది ఆప్షన్ బావుంది గదా! మనకే స్టిక్కర్ కావాలో అదే మరి సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేపోతే ఏంటంటే, స్టిక్కర్స్ అన్నీ గూడా డౌన్‌లోడ్ జేసుకోవాలి. ఆ క్యాటగరీ‌లో, లేపోతే ఆ మూవీ అలా డౌన్‌లోడ్ జేస్తారుగా స్టిక్కర్స్ జనరల్‌గా అయితే.
అది యాడ్ టు అవును. హ్మ్. ఆ!